ఈ రోజుల్లో పననేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఉంటందండి. అయితే, ఇంట్లో పనైనా, లేదంటే ఉద్యోగంలో ఒత్తిడి అయినా, ఆ తర్వాత ఇంక, ఆ పనంతా అయిపోయిన తర్వాత మీరైతే ఎలా రిలాక్సవుతారు? ఏ, ఏ నియమాలను పాటిస్తారు రిలాక్సవ్వడానికి?
హ్మ్. హ్మ్. హ్మ్. నేనైతే అండి, ఆహ్, హ్మ్. నాకు పని అనేదీ హ జెన్యూన్‌గా చెప్పాలంటే, నాకు నె డబ్బు ఒస్తది అని మాత్రమే నేను జేస్తా. ఎక్కువ ఎంజాయ్ జెయ్యను. ఆహ్, ఏదైతే ప్రొఫెషన్‌గా జేస్తున్నానో, అదీ నేనెంజాయయితే చెయను. నాకు హాబీస్ ఏవైతే ఉంటయో
హ్మ్. ఓకే. అంటే, ఆర్థిక సమస్యల కారణంగా ఇంకా మనీ గురించి మాత్రమే ఆలోచిస్తారైతే.
ఆలోచిస్తాను, బట్ చేసిందంతా గూడా ఆ టైమ్‌లో నా బెస్ట్. అంటే, ఇంక నాది, నా హ్మ్. అవును. నా మొత్తం పెట్టేసి 100% చేస్తా. ఇంకా అంతే గానీ, దానిలో ఇది, అదీ ఎక్కువ టెన్షన్ దీసుకోననమాట, ఆ విషయంలో మాత్రం.
హ్మ్. పర్ఫెక్ట్‌గా చెయడానికి ప్రయత్నిస్తారు. మీ 100% వరకు. ఓకే. బావుందండి. అంటే, మనసుకి తీసుకోకుండా, మీ వరకు ఎంత చెయ్యాలో దాని మీద మాత్రమే దృష్టి పెడతారయితే.
అవును. అవునండి. నాకూ బాగా నచ్చి అంటే, నేను రిలాక్సయ్యినప్పుడు, ఎ రిలాక్స్ ఇగ అవుతున్నాను అనే టైమ్‌లో, నేను జేసే కొన్ని, కొన్ని ఏవైతే ఉంటయో, అవే నాకు జీవితంలో సంతోషాన్నిచ్చేవి. ఆ! అలావి ఏవేవి ఏంటంటే, ఫస్ట్ నేను బుక్సెక్కువ జదువుతానండి. అంటే, ఒక బుక్కు చదివినా
బావుంది. హ్మ్. ఓకే. అంటే, మీరు జాబ్ చేస్తారా అండి?
ఆ! జాబ్ చేస్తాను. ఆహ్, జాబయిపోయిన తర్వాత నేను రిలాక్సయిన టైమ్‌లో, నేను జేసే పనులు నాకంటూ అంటే, దాన్నీ మనము మీ టైమంటారు కొంతమంది బయట. నాకంటూ నేను దీసుకునే టైమ్. అంటే, ఎవ్వరు, ఇంట్లో ఎవరున్నా నన్ను డిస్టర్బ్ చెయ్యగూడదింక ఆ టైమ్‌లో.
ఓకే. హ్మ్. అవును. డిస్టర్బ్ ఒకవేళ చేశారనుకో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? హ్మ్.
నేను ఒకవేళ మీ టైం తీసుకుంటున్నాను అంటే ఇంట్లో అందరు కామ్ అయిపోతారు. అరెరె! మానస లోపలికెళ్ళిపోయింది. డోరేసుకుంది అంటే ఒక గంట, గంటన్నర వరకు అది దాని పనిలో అది ఉండి బయటకి వస్తది. అప్పుడు రిలాక్స్‌ అయ్యి వస్తది అని అనుకుంటారు.
హ్మ్. హ్మ్. ఆహా! అర్థ అర్థం చేసుకుంటారు. అయితే.
హ్మ్. చేసుకుంటారు. ఎందుకంటే నేను ఎవరికైనా ఒకటైతే ఎక్కువ చెప్తానండి. మనం ఎంత కుటుంబం అనేది మనకి చాలా ముఖ్యం. ఆ కుటుంబానికి మనము ఆహ్, ఉన్న టైంలో మొత్తము అంటే మనం పూర్తిగా పెట్టగలగాలి. అలా పెట్టగలగాలి అంటే మనం మంచిగా ఉండాలి. లోపల ప్రశాంతంగా.
హ్మ్. అవును. అవును. విశ్రాంతి లేకుండా ఉంటే ఆ చికాకులు, ఆ ఒత్తిడి అనేది వాళ్ళ మీద కూడా చూపించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది.
ఆ! వాళ్ళ మీద ప్రభావం ఉంటది. అండ్ మనం మనతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయగలగాలి. కొన్ని కొన్ని సార్లు ఈ బిజీ లైఫ్‍లో ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు మనతో పాటు. కొంచెం ఒక గంట మనము ఫోన్‌లు లేకుండా, ఏమీ లేకుండా మనతో మనము బయట ఏదైనా ఒక కాఫీ తాగుతూ ఓహ్! ఏదైనా ఒక పాట వింటూనో ఎ బయట ప్ర జస్ట్ చూస్తూ ఉండగలుగుతారు. ఈ రోజుల్లో ఎవరైనా చాలా తక్కువమంది చేయగలుగుతారు అది.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి.
అలా ఉన్నప్పుడెటంటే మైన్ మనది మనసులో చాలా ఆలోచనలు, ఏమేమో ఒస్తూ ఉంటాయి. అవన్నీ కూడా రానివ్వాలి. రానివ్వాలి, రానివ్వాలి, రానివ్వాలి. అప్పుడే అసలు మనమేంటి? మనం ఏం జెస్తున్నాం? మన ఆహ్, మనకి ఏదైనా ఒకటి ఇబ్బంది గలిగిస్తుంటే, అదే టైమ్‌లో సార్ట్ అయిపోతాటుందన్నమాట. ఆ ఆలోచనలు. నేను అది చాలా బాగా నమ్ముతా.
ఓకె. అంటే మనకెటువంటి ఆలోచనలొస్తయి? ఎలా మనం దాన్ని అధిగమించాలి అనే దాని పైన మీరెక్కువ దృష్టి పెడతాటున్నారంటున్నారు అంతేనా? హ్మ్.
హ్మ్. హ్మ్. ఆ టైమ్ మనకెక్కువ హెల్ప్ గూడా చేస్తది అన్నమాట. ఒక నలుగురిలో ఉంటే ఏంటంటే, ఎక్కువ మైండ్‌కి మనము ఆ ఇన్ఫర్మేషన్ దీసుకుంటూ ఉంటాం. ఓకె. ఇప్పుడు మానద్ మనం ఆహ్, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఏదైనా ఒకటి చేస్తున్నా. ఏదైనా ఒకటి జెస్తున్నా అంటే, ఇప్పుడు మా మమ్మీ ఒచ్చి మా డ్యాడీ‌తో మాట్లాడడం, నాకెంతో కొంత వినికిడి వినిపిస్తూనే ఉంటది. అంటే నా బ్రైన్ అది విని ప్రాసెస్ జెస్తది.
అవును. హ్మ్. అవును. హ్మ్.
అంటే ఖాళీగా ఉండదు. ఎక్కడ్నుంచో ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, ప్రాసెస్ చేయడం అలా జరుగుతూనే ఉంటది గదా. అందుకని ఎవ్వరు లేకుండా గూడా కొన్ని సార్లు మనకు మనతో మనం టైమ్ స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటా. ఎప్పుడు. భావం.
నిజంగా అండి. ఆ! బావుంది. హ్మ్. మీరన్నట్టిలా నలుగురితో ఉన్నప్పుడు మనం ఫ్రీ అయ్యాక ఖచ్చితంగా ఉండగలం. ఫ్రీ అవ్వకముందు ఆ మధ్యలో ఉన్నా గాని, ఇలా ఎవరు ఎం మాట్లాడుతున్న అవన్నీ మనపై ఒత్తిడి అనేది అదనంగా కలిగిస్తుందనే చెప్పొచ్చు. మీరైతే ఈ రూమ్‌లోకి వెళ్ళి గడుపుతా అన్నారు. ఇది కాకుండా, ప్రకృతితో గడపడానికి అలా బయటికి వెళ్ళడం ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడం లేదంటే, కాల్స్ చేయడం, లేదంటే డాబా ఎక్కి గడప్ బాల్కనీలో ఇటువంటివి ఇంకేమి లేవా?
హ్మ్. హ్మ్, హ్మ్. అవును. అయితే హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఉన్నాయండి. అట్లా గూడా చేస్తాను. మంచి ఆహ్, క్లైమేట్ ఉంది. బయ్ బయట వాతావరణం చాలా అద్భుతంగా ఉందన్నప్పుడు డాబా ఎక్కడం, సాంగ్స్ వినడం. దాని తర్వాత ఎవరైనా ఒక ఫ్రెండ్‌తో మంచిగా, ప్రశాంతంగా మాట్లాడడం. <sniffs> లేదు అంటే కొన్ని కొన్ని సార్లెంటంటే నేను ఆహ్, మి ఇగ సాంగ్స్ బెట్టేసుకొని బయటికి నడుచుకుంటెళ్ళిపోతూ ఉంటా. ఆహ్, జస్ట్ వాకింగ్ అటు ఇటు అందరిని గమనిస్తూ, వాకింగ్ జెస్తూ గమనించి. ఏదైనా ఒక దగ్గర ఆగి ఏదైనా ఫుడ్ నచ్చితే తినడం. ఇంట్లో ఏదైనా తీసుకొని రావడం. అలా జెస్తూ ఉంటా. అలా ఒక హాఫ్ ఎన్ అవర్. ఫ్ హ్మ్.
హ్మ్. ఓకె. బయట్నుంచి తీసుకొనొస్తారైతే. ఇంట్లో ఒకవేళ ఇంటి కుటుంబ సభ్యులకి నచ్చేవి.
అవునవును. ఒక హాఫ్ యన్ అవర్, 40 మినిట్స్ అయితే 100% జెస్తా నేను అలా ప్రతిసారి. ఆహ్, హ్మ్, అదొకటి ఉంటది నాకు హాబిట్. ఇం ఇంకా ఏంటంటే రిలాక్స్ అవ్వడానికి ఒకటేంటంటేండి అబ్ బ్
హ్మ్, హ్మ్. ఓకె. బావుంది. తీసుకుంటారా ఇలాంటివి చాలా మంది రిలాక్స్ టమ్య సమయం ఒచ్చేసరికి టీలు, కాఫీలని లేదంటే గ్రీన్ టీలు తాగడం ఇలాంటివెమైనా ఉపయోగిస్తారా? రిలాక్స్‌గా ఉండడానికి?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! అవు అవునండి. నేనైతే వీకెండ్ ఎక్ ఎస్పెషల్‌గా ఆహ్, హ్మ్, సాటర్డే, సండే వీకెండ్ ఒచ్చినప్పుడెంటంటే ఆహ్, హ్మ్, మంచి ఆహ్, హ్మ్, ఒక కాఫీ తాగడం ఉదయాన్నే లేచి, అదొక రిలాక్స్. అంటే ఆ రోజే పూర్తి నిద్ర గూడా ఉం‌టది నాకు. ఆహ్, ఉదయాన్నే లేవంగులో‌నే మంచి కాఫీ ఆహ్, ప్రశాంతంగా బాల్కనీలో గూర్చొని కాఫీ తాగడం. మమ్మీతో కొంచెం మంచిగా మాట్లాడడం. ఆహ్, ఇంకా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం. అలా జరుగుతుంది. రిలాక్స్‌గా మనం ఇంకా చిల్ అంటే వేరే ఏ ప్రెజరు లేకుండా. ఒత్తిడి.
అవునవును. ఇంకా హాలిడే గాబట్టి, మీరు కూడా కొంచెం ఎక్కువసేపు సమయం గడపడానికి కూడా మీకు అవకాశం అనేది లభిస్తుంది.
ఆ! అవును. ఒత్తిడెమి లేకుండా ప్రశాంతంగా ఉండడం. ఇంకా న్
హ్మ్. అవును. ఈ క్రమంలో వ్యాయామాలు లేదంటే, ధ్యానం ఇలాంటివెమైనా చేస్తూ ఉంటారా?
ఆ! అవునండి. నేను జిమ్‌కెళ్తా. నాకు వర్కౌట్ చేసే ఆహ్, ఆహా! ఒకటైతే ఉంది.
హుహు. అంటే ఇంట్లోనా, బయటికి వెళ్తా ఉంటారా?
బయటికి, బయటికి వెళ్తా. నాకు వేయిట్ లిఫ్టింగ్ చేయడం ఇస్ ఇంటరెస్ట్ ఉంది.
ఆహా! డబ్బులు. ఎంతండి? మనీ ఎంత తీసుకుంటారు?
నేనైతే కల్ట్‌కెళ్తున్నాను. అంటే, కల్ట్‌కిగ మీకు తెలిసిందే ఇక్కడ హైదరాబాద్‍లో ఉంటా. కల్ట్‌లో మనకి సంవత్సరైతేనే తీసుకుంటారాళ్ళు. సవ నేను కల్ట్ మణికొండ. మణికొండ దగ్గరలో ఉండే కల్ట్‌కెళ్తున్నా. ఇంకా మనమే ఎక్ ఇంక ఆ పాస్ ఉంటది గాబట్టి ఏ కల్ట్‌కైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే, సంవత్సరం పొడవున నేను గట్టింది రూ. 11,000. పదకొ సంవత్సరం మొత్తాన్ని కలిపి 11,000. ఆ!
హుహు. హ్మ్. ఎక్కడండి అది? హుహు. ఓకె. ఎంతండి? ఎంతా? ఆహా! పదకొండు వేలు అంటే నెలకొక రూ. 1,000 పడుతుందనుకోండి. 900 అలా.
ఆ! అంటే దానికి మళ్లీ మీకు సంవత్సరం ఆ సంవత్సరానికి 11,000. మల్ల, ఆహ్, 3 నెల్లు ఫ్రీ ఇస్తాడు వాడు. అంటే మనకి దాదాపుగా 15 నెల్లు, 15 నెళ్ళకి 11,000.
హ్మ్. ఆహా! పర్వాలేదు అంటే మామూలు 11,000 అనగానే పెద్ద అమౌంట్ అనిపించింది గానీ, ఇలా 1 ఇయరు. ఇలా ఇంకా ఎక్స్‌ట్రా 3 మంత్స్ అనేసరికి, ఆ పర్వాలేదులే మనం <giggles> కట్టిన డబ్బులకి న్యాయం జరుగుతుంది అనిపించింది. హ్మ్.
<chuckles> ఆ! కానీ ఇక్కడ ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఆహ్, ఒక అంకిత భావం అంటే కంప్లీట్‌గా ఒక డెడికేషన్‌తో వెళ్ళగలగాలి. ఇప్ప్ సంవత్సరం సంవత్సరం వెళ్ళాలి అంటే
హ్మ్. ఆ! నిజమే.
సంవత్సరంలో ఒక వ్
మధ్యలో ఎగ్గొడితే మళ్ళీ కష్టమే వెళ్తా ఉండాలి. లేదంటే మరి వేస్ట్ అయిపోతాయి ఆ డబ్బులు.
కష్టం. ఎందుకంటే ఆ! మళ్ళా పదకొండు వేలు ఆల్రెడీ కట్టి ఉన్నాం. ఎంత వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు అవ డబ్బులు. అలా అలా ఆలోచన వస్తా ఉంది. అదొకటి ఏంటంటే, బట్ అదొకటి వాళకి బిజినెస్ స్ట్రాటజి అనుకో. బట్ ఏంటంటే, అదొక మంచి ఉపయోగకరమైన ఒక ఆహ్, ఇది.
హ్మ్. అవును. నిజంగానే అవును. హ్మ్. నిజమే శరీరానికి వ్యాయామం ఉంటే, నరాలు ఆ కండరాలన్నీ చాలా యాక్టివ్‌గా పనిచేస్తాయి. మీరు కూడా చాలా ఉత్సాహంగా ఉండడానికి చాలా సహకరిస్తుందనే చెప్పొచ్చు.
హ్మ్. అంతే కాదండి. అంటే ఇప్పుడు ఆహ్, వెయిట్ లిఫ్టింగ్ అనేది కూడా ఏంటంటే, ఎక్కువ అబ్బాయిలుకి ప్రిఫరెన్స్ ఉంటది. కానీ అమ్మాయిలకి ఎంత అవసరమో నలత్ ఎంత అవసరమో అండి. అంటే మనము వెయిట్ లిఫ్టింగ్ సరైన ఒక స్టేజ్‌లో చే స్టార్ట్ చేసినట్లయితే మొదలు పెట్టినట్లయితే, మన్ మనకి బోన్ డెన్సిటీ లాస్ ,మజిల్ లాస్ అనేది చాలా తొందరగా అవుతది.
హ్మ్. అవును. హ్మ్. నిజమే అండి. మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఒక బింది పట్టుకోవాలన్నా. అమ్మో! నడుము నొప్పి మో అంటారు. <giggles> అది ఆ పరిస్థితి కనిపిస్తుంది తప్ప. చాలా వరకు ఆడవారు బిందెలు మోయడం కూడా జరగట్లేదు. ఎవరైనా ఇంట్లో వాళ్ళు హెల్ప్ తీసుకుని
హ్మ్. హ్మ్. ఎందుకంటే మనం తొందరగా ఆహ్, శరీరం మనది ఆగమైపోతుందండి. ఎందుకంటే మనం పిల్లల్ని కని ఉంటాము. ఆహ్, ఒక 35, 40 సంవత్సరాల మధ్యలో మన, మన బాడీలో జరిగే కొన్ని కొన్ని ఆహ్, పరివర్తనలు ఏవైతే ఉంటాయో, చాలా ఇబ్బందిగుంటాయి. తొందరగా ఆగమైపోతాం మనం. ఆ తొందరగా ఆగం అవ్వకుండా 50 సంవత్సరాలు వచ్చినా, కొంచెం 55, 60 వచ్చిన అప్పటివరకు బ్రతికుంటే, కొంచెం మన శరీరాన్ని మనం ఎంతైనా కాపాడుకోవాలి కాబట్టి, ఉండాలంటే మజిల్ గ్రోత్ ఇంపార్టెంట్ ఆ మజిల్ లేకుండా పోకుండా ఉండాలంటే, వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు అమ్మాయిలకి.
హ్మ్. హ్మ్. అవునండి. నిజం. హ్మ్. ఓకే. కానీ మరి నడుము నొప్పి అంటారు. కొంతమంది కిడ్నీలో రాళ్ళు ఉంటాయి అంటారు. మరి అటువంటి వారు ఇంకా ఒంగొని అలా లిఫ్ట్ చేస్తే, ఈ పెయిన్ అనేది పెరుగుతుంది. అందుకే మేము చెయ్యట్లేదు చేయాలనుకున్నా, అని చెప్పి విన్నా అండి. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు?
ఆ! అంటే ఆ! కిడ్నీలో రాళ్ళనేది అదొక ఆహ్, స్పెసిఫిక్ సమస్య. అయితే ఆ సమస్యకి తగిన ఆహ్, ఎక్సర్సైజ్‌లనేవి బయట ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్ అని నేను చెప్పను. కానీ అదే వాళ్ళు ముందు నుండి వెయిట్ లిఫ్టింగ్ చేసి, కొంచెం ఎంతో కొంత వాళ్ళ యొక్క ఆహ్, సహజీవ అదే ఆహ్, వాళ్ళ సొంత జీవితంలో ఎంతో కొంత మార్పిడి తెచ్చుకోనుంటే వ్యాయామం విషయంలో. అసలు అలాంటి స్టేజ్‌కి వెళ్ళరు కదా! ఇప్పుడు కిడ్నీలో రాలంటే రకరకాలుగా వస్తాయి వాటర్ ఎక్కువ తాగాలి.
హుహు. హ్మ్. హ్మ్. అవును.
ఆహ్, ఇప్పురే ఎక్కువ సేపు ఒకటే సోఫాలో కూర్చోడం
ఓకే. ఓకే. దీనిక హ్మ్. దీనికి కావలసిన చర్యలన్నీ తీసుకొని ఒకవేళ తగ్గించుకుంటే, పర్వాలేదు గానీ ఒకవేళ ఇలాంటి సమస్యలుంటే ఈ వెయిట్ లిఫ్టింగ్‌కి పనికిరారయితే.
హ్మ్. పనికిరారు దానికిప్పుడు డయాబెటిసున్నోళ్ళు ఒకలాగా చేయాలి. థైరాయిడున్నోళ్ళు ఒకలాగా చేయాలి వెయిట్ లిఫ్టింగు. మరి మెనో అంటే మెనోపాజ్‍కి దగ్గరలో, ఇప్పుడు అమ్మాయిలకేంటంటే ఇంకా మెనోపాజ్ దగ్గరికొస్తుందన్నప్పుడు ఒకలాగా ఉంటది. ఎందుకంటే మెనోపాజ్ టైమ్‌లో ఏంటంటే హాట్ ఫ్లాషెస్ రావటం ఆహ్, మన బాడీ మనకు సహకరించకపోడం చాలా లోగా యాక్టివ్ ఉండము.
హుహు. హ్మ్. అవును. అవును. చాలా ఇబ్బందులు తలెత్తుతాయి ఆ సమయంలో
తలెత్తుతాయి. ఆహ్, ఆ టైము ఎహ్, ఆ టైములో ఏంటంటే మనము దానికొకలాగా ఉంటది. ఇప్పుడేంటంటే ఒక 25 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలు ఒకవేళ వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ జేసినట్టయితే వాళ్ళ మెనోపాజ్ టైమ్‌లో కానీ ఆహ్, హ్మ్. ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ బాడీ జ ఆహ్, హ్మ్. గొ చేంజయ్యే విధానం గాని సంవత్సరాలలో చాలా వేరుగా ఉంటది.
ఓకే. ఈ వెయిట్ లిఫ్టింగ్ అన్నారు కద! మీరు అంటే జిమ్‌కి వెళ్తున్నారు అలా కాకుండా ఇప్పుడు ఇంట్లోనే ఉండి చేయాలి అంటే ఎటువంటివి లిఫ్ట్ చేస్తే బెటరంటారు.
హ్మ్. ఆ! చిన్న చిన్న డంబెల్స్ దొరుకుతాయి గదండీ. 5 కేజీలు, 7 కేజీలు చాలు ఓకే. అవ్వి ఆహ్, హ్మ్. దాని తర్వాత చిన్న
హ్మ్, హ్మ్. అవును. ఓకే. కొంచెం రిలాక్సవుతారు అంటరు. ఇటువంటివి చేయడం ద్వారా.
హ్మ్. ఆ! అప్పుడు కాళ్ళకి కొంచెం మజీలు దాని తర్వాత చేతులకి కొంచెం మజిల్ బిల్డ్ జేసుకోటం. ఆహ్, మన పొట్ట దగ్గర కొంచెం కోర్ స్ట్రాంగ్ జేసుకోటానికసలు, ఏ వెయిట్సు లేకుండా మ్యాట్ ఒక మ్యాట్, మనకి యోగా మ్యాట్‍లుంటాయా! ఆహ్, హ్మ్. వాటి మీద మన కోర్ మన పొట్ట దగ్గర మనకి చాలా పవరుంటది. అక్కడి నుంచే బేబీస్ బుడతారు మనకి. ఆహ్, మహిళలలో పవరెక్కువ ఉంటది. కోర్ చాలా పట్టుదల బై లోపల నుంచొస్తది మనకి. ఆ ఆ స్ట్రెంగ్తనేది అక్కడే ఉండేది. అందుకనీ దాన్ని మనం ఎప్పుడూ కనిపెట్టుకంటే దాన్ని మనం మంచి స్ట్రాంగ్ జేసుకుంటూ ఉండాలనమాట. దానికి చాలా మంచి ఎక్సర్సైజ్‌లుంటయి. ఆహ్, జిమ్‌లో నార్మల్ కోర్ ఎక్సర్సైజ్‌లని కొడితే ఆహ్, హ్మ్. స్టమక్‌కి సంబంధించినవీ వస్తాయి. ఒక 45 రోజులు గట్టిగా అనర్గళంగా చేస్తే మాత్రం...
హ్మ్. హ్మ్. అవును. అవునండి. ఓకే. అలా చేస్తూ ఉంటే కొంచెం దాని మీద పట్టోచ్చి మన శరీరం కూడా మరింత దృఢంగవ్వడానికి సహకరిస్తుందయితే.
100% సహకరిస్తది ఆ విషయంలో.
బావుందండి. ఈ చిట్కా నేనైతే ట్రై చేద్దామనుకుంటున్నాను ట్రై చేస్తాను. హ్మ్. అది
చిన్ సింపులువే. చిన్న చిన్నవే యూట్యూబ్‌లో కొట్టిన గాని వచ్చేస్తది మనకి.
హ్మ్. స్టమక్ కోర్ ఎక్సర్సైజెస్ అని కొడితే సరిపోద్దయితే.
ఆ! సరిపోతది తర్వాత లెగ్స్‌వి చిన్న చిన్నవి జేసుకోవచ్చు. ఇంగ క చేతులకంటారా? చేతులకి భుజాలంటారా? చిన్న నార్మల్ 5 కేజీ ఏ ఏడు కేజీలు డంబెల్స్ ఒక 2, 3 ఇంట్లో పెట్టేసుకుంటే చాలు సెట్టయిపోతది.
ఓకే. హ్మ్. ఓకే. ఇదేదో బాగుంది. ఇంకా మీరు ఈ పని తర్వాత వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే, ప్రతిరోజు పని ఒకలా ఉండదనమాట. ఒత్తిడి అనేది ఒక్కొక్కసారి చాలా అధికంగా ఉండొచ్చు. అలాంటి సమయంలో మీరు ఇంటి దగ్గరకొచ్చిన తర్వాత, మీ కుటుంబ సభ్యుల పైన అరవడం గాని, ఇబ్బంది పడడం ఇలాంటివి ఏమైనా జరిగాయా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. లేదండి. అది ఒకప్పుడు. అంటే కొంచెం చిన్నతనంలో, ఓహ్! నాకు కొంచెం కోపం ఎక్కువ. ఆ టైమ్‌లో దాని తర్వాత ఏంటంటే, వ లేని సమయంలో. దాని తర్వాత ఏంటంటే, కుటుంబం పట్ల విలువ అలా ఉండకూడదు, అర్థం చేసుకోవాలి, రియాలిటీ వేరుంటది ఎప్పుడు అని, నేను చాలా లేట్‌గా నేర్చుకుని బట్, నేర్చుకున్న తర్వాత మాత్రం ఎంత చిరాకున్నా, ఏదున్నా కాని ఇంటికొచ్చినప్పుడు మాత్రం అది చూపియను. ఒకవేళ చిరాగ్గా నిజంగానే అనిపించిందంటే ముందు వెళ్ళి, నేను చేసే పనైతే వేడి నీళ్లతో స్నానం చేస్తా.
హ్మ్. ఓకే. అంటే అవగాహన లేని సమయంలో మాత్రం జరిగింది. ఓకే. హ్మ్. హాయిగా ఉంటది. మొత్తం అయితే. అవునా!
అస్సలు. వే బాగా వేడినీళ్ళతో కనీసం ఒక
నిద్రొస్తదా అండి, అలా వేడి నీళ్ళతో స్నానం చేసిన వెంటనే. అదే మీరు చెప్పుతుంటే నాకు <chuckles> హాయిగా అనిపిస్తుంది.
అంటే <laughs> అంటే, ఒకవేళ మనకి బాగా ఒత్తిడుండి ఇంక బ్రైన్ అసలు ఇంకశలు వామ్మో! నా వల్ల కాట్లేదు అన్నప్పుడు నా నిద్ర వచ్చేస్తది. <chuckles> స్నానం చేసిన తర్వాత. కానీ, అంటే అది ఒక తెలియని ఇది అండి. అంటే, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు వెళ్లి <sniffs>
మీరు నిజంగా. ఓకే. హ్మ్, హ్మ్. అవును. కొంతమంది చెప్పాడానికి. ఓకే. ఒత్తిడినయితే తగ్గించొచ్చు ఇలా కూడా.
హ్మ్. వేడినీళ్ళతో చేస్తే అబ్బో! అవునవును. నాకు ఒత్తిడి తగ్గిపోతది అన్నమాట. కొంచెం రిలాక్సై లోపల ఒక 20 నిమిషాలు ఉండి. ఆ వేడి నీళ్ళలో మొహం బెట్టి. ఆ వేడి నీళ్ళు కొంచెం, కొంచెం అలా పోసుకుంటూ, దాన్ అంటే రిలాక్స్ రిలాక్సేషన్ మొత్తం ఇట్ల ఊపిరి తీసుకుంటూ ఉంటే, అది ఫీలింగ్ వేరు అది నాకు. హ్మ్.
హ్మ్. అవును మొత్తం. హ్మ్. చాలా బాగుందండి. చాలా విషయాలు వివరించారు. మీ నుంచి నేనైతే చాలా తెలియని విషయాలు ఈరోజు తెలుసుకున్నాను. కొన్ని, కొన్ని మీ వల్ల పాటిస్తా కూడా. చాలా ఆనందంగా ఉందండి మీతో మాట్లాడినందుకు. మళ్ళీ కలుద్దాం మనం. ధన్యవాదాలు.
హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. నాకు కూడా అండి, మీతో మాట్లాడినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ధన్యవాదాలు.